భలే పాడ మీరు కొంచెం పాటల్ని ఎక్కువ ప్రాక్టీసవ్వండి. మీరు పెద్ద సింగరవుతారు.
హ్మ్. నేనా? ప్రాక్టీసంటే వింటూ వదిలేస్తాను గానీ ఏదో 2 2, 2 లైన్‌లు పాడుకుంటా నిజమే మీరు చాలా మంది అన్నారనమాట. ఇంకొంచెం నువ్వు ఆ 2, 3 సార్లు పాడితే ఇంకా మంచిగొస్తది అలా.
అవునండి. అవునండి. ఎందుకంటే మనలో ఉన్న టాలెంట్ మనమే గుర్తించమంటండి ఒక్కోసారి. అలాగే మీ పాటలు వింటున్న సమయంలో మీ శరీరం ఎలా స్పందిస్తదండి? ఆ కళ్ళే కళ్ళు గానీ, గుండె నుంచి శబ్దం గానీ ఆహ్, లేకదంటే ఆ మ్యూజికున్నప్పుడు కొన్నిసార్లు మనకు తెలీకుండా మన బాడీ మన కోళ్ళే మనల్ని ము ఉ ఊపుతావుంటాం. చేతుల్లుపడతా ఉంటాము. అలా ఇదా
నిజమే అండి. చాలా ఆనందంగా ఉంటది. నిజమే మీరన్నట్టూ ఆహ్, ఆటోమేటిక్‌గా అవన్నీ వెళ్ళిపోతాయనమాట. శరీర సంకేతాలన్నీ మన అదుపులో కూడా ఉండవు. ఆ మూమెంట్‌లో ఏదో అలా వింటూ హాయిగా అటు ఇటు ఉక్కుంటూ ఇంకలా పని కూడా మళ్ళీ పని మీద దృష్టి కూడా ఉంటది. ఇలా ఆనందంగున్నప్పుడనమాట. ఇందాల బాధలో ఉన్నప్పుడలా <chuckles> ఉంటది గానీ ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం
అవునండి. అవును. అవునండి. కానీ బాధలో ఉన్నప్పుడు మనం చేస్తాంలేదో తెలీదు గానీ, మనం ఆనందంలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన కాలు ఆటోమేటిక్‌గా మ్యూజిక్ చేస డాన్స్ చేస్తది. చెయ్యి కూడా నాట్యమాడతది ఇలా అంటారండి. మనకు తెలీకుండా ఒక ఆనందం కళ్ళల్లో కూడా
హ్మ్. నిజమే. నిజమేనండి.
మీరూ చూస్తే నాకు ఎక్కువగానండి ఆహ్, 'ఎస్పీ బాలు' గారిది ఊకో సాంగుంటదది. ఆహ్, అల్లా యే 'యేసుదాసు' గారు ఒకటి పాడుతారు. స్నేహం గురించి పాడతారండి ఒక పాటండి ఆ! అందరిలోని స్టేడియంలో పాడతారు.
ఏ పాటండి?
'ఎస్పిబీ' గారదీ
'ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం' అంటే ఈ నాకు 'నువ్వొస్తానంటే నేనొద్దంటానులో' ఆళ్ళు తీస్ హ్మ్.
ఇ అది కాదది. 'యేసుదాసు' గారిది ఒక పాటదండి. కన్నీళ్ళెందుకు ఓహ్! కన్నీళ్ళేరా. సై అని ఒకటుంటదండి. బ స్టేడియంలో పాడతారండి. స్నేహం గురించి అండి. స్నేహం గురించి.
అవునా? హుహు.
ఆ! ఆ! ఆ సాంగ్ వింటే నాకండసలా నేనింకా ఎక్కడికో వెళ్ళిపోతారు.
ఓకే. ఆ పాడండయితే నేను కూడా వింటాను. మీరు పాడితే.
ఆ! అంతా మనకేమి లేదు. స్నేహం గురించి పాడతారండి వాళ్ళిద్దరూ.
హుహు. స్నేహం పాటలు కూడా చాలా బావుంటాయండి.
హ్మ్. అయితే మీరు పాడారు గనండి ఇంకోటి మీరు పాడారు. మా నేను విన్నాను గానండి. మీ నే మీరు పాడితే మీరు ఒద్దండి ఆపేయండంటారండి.